అవును. అసలు లిట్రల్లీ ఎవరు రాశాడురా బాబు అసల! అంత మంచి సాంగసలా ఆ మ్యూజిక్కు, అదసలు 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' అని మ్యూజిక్కు, దాన్ని పాట రాశారు. 2 సూపర్ హిట్ సినిమాలు. అహా! కాదు, ఆ పాట కాదండి, మనకి 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' 'సిద్ధార్థ్', 'త్రిషది'. అందులో అందులో ఆహ్, బీజీఎం అన్నమాట. ఇది 'మువ్వల నవ్వకలా' సాంగు.
ఈ పాటని మీరు <laughs> అవును. నువ్వస్తావంటే నేను ఒద్దంటానా. ఆ పాటా? ఆ! అవునవునవును. ఓహ్! అర్థమైంది. ఆ! బీజీఎం. ఆ! ఆ! ఆ!
గుర్రం చచ్చిపోయినప్పుడు గుర్రం చేసిస్తాడు కదా వాళ్ళన్నయ్య, అప్పుడొచ్చే మ్యూజిక్ చాలా ప్లెజెంట్‌గా ఉంటది. దాన్ని వాళ్ళు 'జింగిచక జింగిచక' అని పాడుతుంటే...
అవునవునవును. అవునవును. జింగి చెక జింగి చెక. <laughs>
అసలు ఎంత నవ్వుకున్నామో! అసలు ఎవడ్రా రాసింది అని చెప్పి.
అవును. నిజంగా. ఒకసారి మనకు పాటల మీద ఉన్న మమకారం, ఇష్టం కూడా, కొన్ని కొన్ని వ్యె వింతతి విరక్తి అనిపిస్తది. ఇలా గూడా పాటలు ఆ!
హ్మ్. అది 'కింగ్' మూవీలో, హ్మ్. 'కింగ్' మూవీలో డైలాగుంటది కదా! "మన సంగీతాన్ని ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటాం, వాళ్ళు రారు, వాళ్ళక్కడే ఉంటారు". ఆ!
అవునవును. <laughs> అవును. వాస్తవం, వాస్తవం. త మీకు సినిమా మీద బాగా అవగాహన ఉంది, పాటల మీద, మీకు పాటలున్న మమకారం గురించి, ఐ మీన్, బాగా మీరు ఇష్టపడే పాటల గురించి, హ్మ్. ఆహ్, మీరు చాలా విషయాలు మీ నుండి నేర్చుకున్నాను. సో, మీతో ఈ సంభాషణ చాలా ఆసక్తికరంగా ఉన్నది. ఇంగొక ఆ!
అవును. నాకు కూడా అండి. మీతో ఇలా అన్ని పాటల గురించి పంచుకోవడం, అవన్నీ కూడా చాలా ఆనందంగా అనిపించింది. మనం మళ్ళీ కలిసి ఇలాంటి విషయాలు మాట్లాడుకోవాలి తప్పక్...
ఆ! ఇంకొకసారి మళ్ళీ కలిసి మాట్లాడుకుందాం. తప్పకుండా మాట్లాడుకుందాం.
తప్పకుండా. ధన్యవాదాలండి.
ధన్యవాదాలు. ధన్యవాదాలు.

ఆ! ఉందండి అంటే, రీసెంట్‌గానే విన్నాను ఈ సాంగు మలయాళం సాంగనుకుంటా, ఆ! కాంతా జ్ఞానం వరా ఇషు ఆహ్
అవునా? మలయాళం సాంగ్ ఏంటది? ఓహ్! అవునా? ఎ ఎవరు హీరో? హీరో హీరోయిన్. <chuckles> పాట విన్నారు.
తెలీదండి జస్ట్ పాట విన్నాను, అది చాలా నచ్చింది, మ్యూజిక్ నచ్చింది, ఆ స్వరాలు గానీ, ఆ మ్యూజిక్ గాని బావుంది అని చెప్పి అట్లా నచ్చిందనమాట.
అ అ అవునా? అంటే మీకు కేరళ కుమ ఇది మలయాళం మూవీస్ కూడా ఎక్కువ కొద్దిగా చూస్తా ఉంటారా?
లేదు. అంత లేదండి. ఎప్పుడో ఒకసారి డబ్బింగ్ మూవీ వస్తే చూస్తాను. కానీ డైరెక్ట్ మూవీ అయితే చూడను.
డబ్బింగు. అవునిప్పుడు డబ్బింగొచ్చాక మనం అన్ని అన్ని అన్ని భాషలోటివి మనం చూడగలుగుతున్నాం. సో, ఓటిటి అనగానే నాకు గుర్తొచ్చింది. ఆహ్, ఓటిటిలో కూడా ఇప్పుడు చాలా మూవీస్ మనకిట్టా డబ్ అవుతున్నాయి కదా! సో ఆ తెలుగు అనువాదం చేసినప్పుడు ఆక్ ఆహ్, సొంత లా అంటే ఓన్ లాంగ్వేజ్‌లో పాటలు ఒక రకంగా ఉంటున్నాయి. ఇక్కడికి డబ్బింగ్ వచ్చాక ఆ పాటలు చె పరమ చెత్తగా ఉంటున్నాయి. సో అలా మీరు అలాంటి పాటలు ఎప్పుడైనా మీరు గమనించి ఇదేంటి ఇలా ఉంది అటు దాంట్లో అలా ఉంది ఇప్పుడు ఇలా ఉంది అనుకున్న పాట ఏదైనా ఉన్
ఆ! అవును. అవునవును. అవును. అవును. విన్నాను, విన్నాను. నిజంగా అది నిజంగా చాలా విన్నాను. 2 సాంగ్స్ విన్నాను. మలయాళం మూవీ నుంచి తెలుగులో డబ్ చేసారు. ఒకటి ఆయన పేరేదో గుర్తులేదు. ఆయన మ మంచి హీరోనే. ఆయన ప పేరు గుర్తులేదు. మలయాళం హీరో అది ఉంది. ఆ పాట ఆహ్, ఆ మూవీ పేరు కూడా గుర్తులేదు. అది లైక్
ఏవి? అవునా? ఆ! ఎవరు? పే పేరు గుర్తులేదు. ఓహ్! హ్మ్. ఏది? ఆ! ఏమన్నా గుర్తుందా? అట్లాంటి పాట ఏదన్నా మీకు బాగా ఏ పాటలా?
ఆ! గుర్తుంది. ఇంకొక పాట రీసెంట్‌గానే విన్నాను నది అంతా అందమ్ లాగుతుంది అది అసలు ట్యూన్ అసలు ఏదేదో వర్డ్స్ రాసారు అందులో అసలా.
ఆ! <laughs> ఆ! తెలుగు ట్రాన్స్‌లేషన్ విచిత్రంగా ఉంటుంది కొన్ని కొన్ని పాటలు మనం వింటే. ఆహ్, ఇది ఏంటి అసలు ఎవరు ట్రాన్స్‌లే‌ట్ చేసారాట అన్నట్లు అనిపిచ్చిందా?
ఆ! అవు ఎవరు రాసారున్నా ఆహ్, జస్ట్ అది. సింగర్ కూడా పాడడు డబ్బింగ్ ఆర్టిస్టే పాడేస్తారన్
అంటే మీకు ఎప్పుడైనా అనిపిచ్చిందా? బాగా పాటలు అంటే మమకారం ఉండి, ఇలాంటి పాటలు చెత్త పాటలు విన్నప్పుడు అరె నాకు ఈ సంగీతం వినబుద్ది అసలు నాకు సంగీతం వద్దు, ఈ పాటలే వద్దు అని. <laughs>
ఒక పాట, నేను నేను నేను నిజంగా ఒక పాట మన 'పౌర్ణమి' మూవీ‌లో 'మువ్వలా నవ్వకల' సాంగ్ చాలా బావుంటుంది.
సూపర్ పాటది.
సూపర్‌గుంటుంది కదా! నేనొకసారి ఒక కన్నడ మూవీయో, అది బెంగాలీనో అది వాళ్ళు ఈ మూవీని సాంగ్‌ని వాళ్ళ దాంట్లో రీక్రియేట్ చేశారు.
అవును. ఆ! ఓహ్! బెంగాలీలో.
అది, ఆ! అది బెంగాలీలోనే ఏ లాంగ్వేజ్‌లోనో మీరు వినండి. ఆ పాట వింటే పడి పడి నవ్వుతారు. ఎప్పుడైనా అదేంటంటే, హ్మ్. ఆహ్, ఆ సాంగ్ లిరిక్స్ ఎలా ఉంటాయో తెలుసా. మన మనకు ఎలా ఉంటది, మువ్వలా నవ్వకలా ముద్దమందారమా అంత బావుంది. అది, అసలా అదేలా ఉంటదో తెలుసా? జింగి చెక జింగి చెక టువి టూవీ అనుంటది. అది లిటరల్లి మా కాలేజీలో మేము ఆ! మాకు క్లాసెస్ అన్ని అయిపోయిన తరువాత రూమ్‌లో ప్రొజెక్టర్ ఉంటది అన్నమాట. ప్రొజెక్టర్‌కి కనెక్ట్ చేసుకొని, ఆ స్క్రీన్ మీద ఎసుకొని మరి నవ్వి నవ్వి నవ్వాం తెలుసా అసలా. ఎంత్
<laughs> అవునా? ఆ! ఆ! అవును. మందారమా. అవును. అవును. <laughs> అవును. ఆ! <laughs> అవునా? ఒక్కొక్కసారి, కొన్ని పాటలు ఇతర భాషలో బాగా ఇష్టపడతాం. ఎందుకంటే నవ్వుకోవడానికైనా ఇష్టపడతాం.
అవును.